మా ఇంటి దగ్గరా స్నేహితులు పాఠశాల స్నేహితులు వాళ్ళే ఇంటి దగ్గర స్నేహితులు వాళ్ళే పక్క పక్క ఇంటిలో ఉండేవాళ్ళం.
ఓహ్! హ్మ్. <chuckles>
అ అలా వాళ్ళతో బాగా ఆడుకునేవాళ్ళం. చక్కగాను సాయంత్రం 4 మొదలుపెడితే 7, 8 కూడా కొంచెం చె వేసం కాలమైతే 7, 7:30 వరుకూ చీకటి పడేది గాదు. ఆ చీకట్లో కూడా ఆడుకుంటూ ఉండేవాళ్ళం కొంచెం దెబ్బలు తగులుతూ
హ్మ్. ఓహ్! అవునవును. ఓహ్! మల్లి బాల్ కనిపించేదా అండి?
అనిపి దెబ్బలు తగులుతూ ఉండేవి కొంచెం. బాగా కనిపించదు. కొంచుం ఏదో.
అయ్యో! హ్మ్. ఇప్పుడు మీరు ఇలా క్రికెట్‌ని మార్చారు కదా! మీ కొత్త క్రికెట్‌లో నిబంధనులేంటి? అసలు ఎలా ప్లాన్ చేసుకునేవారు?
లెవెన్దలంటే ఇప్పుడు మాములుగా ప్రతి బంతి మాములు మీరు క్రికెట్ ఆట చూసినప్పుడెలా అనుకుంటారూ ఆహ్, ప్రతి బంతి షాట్ కొట్టాలి బౌండరీ అవతల పడాలనుకుంటాం కదా! హ్మ్. మేమేం చేస్తామంటే బ ఒక బ్యాటు ఇంకొక హాఫ్ బ్యాట్ తీసుకొని చుట్టూ ఒక సర్కిల్ గీసుకుంటామనమాట.
హ్మ్. అవునవును. ఓహ్!
ఎంత బాలేసినా ఆ సర్కిల్ ఆహ్, ఆ గీత దాటి బయటికెళ్తే ఔట్. అదొక, అదొక నిబంధన.
ఓహ్! హ్మ్. హ్మ్.
ఈ ఎంత చేసినా ఎన్ని బాల్లాడినా ని పొద్దున్నుంచి సాయంత్రం వరుకు కావాలంటే బాల్సేస్తాం గానీ ఎన్నేసినా కూడా ఆ గీత లోపలే ఉండాలి. అద్దాటి ముందుకెళ్ళకూడదనే నియమం అదొక నియమంతో ఆడేవాళ్ళం. ఆ‌మ్ ఆహ్, తర్వాత ఒ కింద ఒక్కసారీ స్టెప్ కింద పడి 1 స్టెప్ ఔటు అలా ఉండేదనమాట. అయిన్ గాల్లో
హ్మ్. ఓహో! హ్మ్. ఓకే. ఒక స్టెప్ పడీ ఎవరైనా పట్టుకుంటే ఫీల్డింగ్ చేసేవాళ్ళు ఔటయ్యేవాళ్ళు. హ్మ్.
పట్టుకుంటే గూడా ఆ! ఔటే. ఎట్టి పరిస్థితిలో డిఫెన్స్ బాగా ఆడగల సాలిడ్ డిఫెన్స్ ఆడగలిగినటువంటి పరిస్థితుండాలి అలల. ఆహ్, అది రాని వాడు ఆ ఆట ఆడలేనటువంటి పరిస్థితుంటుందనమాట. అలాంటివి
ఓహ్! ఓహో! 6, 4 అలా ఎలా పెట్టుకునేవారు బౌండరీసనేవి?